హ్మ్. చాలా మంచి పద్ధతండి. మీరు కలిసి ఒండుకుంటాం అని చెప్పారు గదా! ఇంట్లోనే. ఎలాంటివి వండుకుంటారు? స్నాక్స్ గానివ్వండి. డిన్నర్ కానివ్వండి.
<giggles> హ్మ్. హ్మ్. నాకు కంఫర్టింగ్ ఫుడొ‌చ్చేసి చికెన్ పకోడీ అండి. అదైతే నేను విపరీతంగా చేసేస్తూ ఉంటాను. కాకపోతే ఈ మధ్య కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువయిపోయి, <chuckles> అది ఒక 2 3 వీక్స్‌కి గానీ ఒకసారి చెయ్యట్లేదు. ఇంకా చెప్పాలి అంటే ఈసారి ఫ్రూట్స్ ఎక్కువ తినడం మొదలుపెట్టామండి. అయి కొంచెం బెటరని మిగతా వాటిలకన్నా. ఫ్రూట్స్ ఒకటిని తర్వాత నట్స్ ఒకటి. ఇలాంటివి వాటిలతో ఏవన్నా ప్రిపేర్ చేసి, ఓ అవి తినడం. అలా చేస్తున్నామనమాట. ఈ టైంలో ఎక్కువ జంక్ ఫుడ్‌కి అలవాటు పడకుండా ఒకవేళ జంక్ ఫుడ్ తినాలి అనుకుంటే గనక, అది కూడా ఎప్పుడైనా ఒకసారి. మరీ హ్మ్. అవును.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హెల్తీగా చేసుకోవడం. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఒచ్చాయి మనకి. ఎయిర్ ఫ్రయ్య‌ర్ అని, డీప్ ఫ్రై లేకుండా ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్‌ తోనే చేసుకుంటున్నాం అన్నీ.
అవునవును. చేసుకోవచ్చు. అలాగే ఇంకా అలా చేస్తున్నాను. హ్మ్. ఇవి చికెను అనేది గూడా అలాగా రోస్ట్ చేస్తుంటాను. మీరు అన్నట్టుగాను మైక్రోవేవ్‌లో పెట్టడం, ఇలాంటివి చేయడం. ఇవయితే కొంచెం ఈజీ‌గా అయిపోతాయి. హ్మ్.
హ్మ్. ఇప్పుడు పాప్‌కార్న్ అవునవును. ఈజీ‌గా అవుతయి. ఇప్పుడు పాప్‌కార్న్ లాంటివి కూడా అన్నారు కదా! మనకిప్పుడు చాలా ప్యాకెట్‌లో పాప్‌కార్న్స్ ఎక్కువయిపోయాయి. ఈ మధ్య ఏంటంటే అవి విడిగా తెచ్చుకొని మన ఆయిల్సవి వేసుకొని జేస్తున్నారు. మీరే పద్ధతిలో జేస్తుంటారు?
పైగా ఎక్కువ టైం గూడా పట్టవు. హ్మ్. హ్మ్. హ్మ్. నేనైతే నార్మల్‌ గానే అండి. మామూలు పాప్‌కార్న్ మనకి యాక్టివ్ పాప్‌కార్న్ ఇన్‌స్టంట్‌ది దొరుకుతుంది గదా! అవి అవి తెచ్చుకొని ఇంకా కుక్కరులో పెట్టేసుకుంటాను. ఇంకదే జస్ట్ నార్మల్ పాప్‌కార్న్. అందులో సాల్ట్ కూడా పెద్దగా ఇష్టం ఉండదు నాకు, చాలా లైట్‌గా వేస్తాను. ఆహ్, ఆహ్, మా బాబుకయితే ఆహ్, కొంచెం ఇదేంటి బెల్లం, బెల్లం ఎస్తాననమాట. కాస్త బెల్లమేసి వాడికి ఆ! ఇంచుమించు క్యారమెల్ పాప్‌కార్న్ లాగా. <chuckles> హ్మ్.
హ్మ్. హ్మ్. ఓకే. స్వీట్ పాప్‌కార్న్. పాకెట్ పాప్‌కార్న్ లాగా. ఓకే.
అలాగా అది కూడా ప్రిపేర్ చేసి, ఇంకది ఈ మూవీ టైమ్ లాగా ఎంజాయ్ జేస్తుంటామనమాట.